ఇప్పుడేంటంటే, చాలామంది డబ్బులు లేనప్పుడు గాని, ఇలాంటి కొద్దిగా కొద్దిగా లేదంటే, మరీ తక్కువ డబ్బులు ఉన్నప్పుడు గానీ... పరిమిత బడ్జెట్‌లో నైపుణ్యాన్ని ఎలా నేర్చుకుంటారండి మీరైతే? మాతో పంచుకుంటారండి?
అంటే, అండి ఆ! నిజమే అండి మీరు చెప్పిందైతే. నేటి కాలంలో మనం కొత్త నైపుణ్యాల్ని ఏమన్నా నేర్చుకోవాలంటే, అవి మనకిప్పుడున్న ప్రజెంటు జనరేషన్‌కి చాలా ఇంపార్టెంట్. కానీ ఆర్థిక పరిస్థితి వల్ల, లేదా ఇంకేదన్నా ఇబ్బందుల వల్ల, మనం వోటికి దానికి స్థోమతంత డబ్బులు మనం పెట్టలేని పరిస్థితి. పెద్ద పెద్ద ఫీజులడుగుతుంటే
అవును. అవునండి. చాలామంది. ఇప్పుడెలాగో ఫీజులు కాలేజీ ఫీజని కా అదింకా స్కూలు ఫీజులు కూడా చాలా గట్టిగున్నాయి గదండీ! ఎలా పడతే పెంచుకుంటూ పోతున్నారు ప్రైవేట్ స్కూల్స్ వచ్చిన తర్వాత ఎక్కువ అవున అవ్విన తర్వాత.
అవునండి. దా అవునండి. దాదాపు చిన్న పిల్లలకి ఇప్పుడు సుమారు రూ. 1,00,000 గాని అడుగుతున్నారండి సిటీల్లో అయితే.
అవునండి. మొన్న ఒక స్కూల్లో చూసానండి. ఎల్‌కెజీకే 1,00,000 రూపాయలంటండి. అదేంటో గాని!
అక్కడ ఏమి నేర్పిస్తారో ఏమో తెలీదుగానీ, మళ్ళీ అక్కడున్నంతసేపు పిల్లలు నిద్రపోతానే ఉంటారంట మళ్ళా. అసలు
<chuckles> అవునండి. అది ఏటీ? మళ్ళీ అక్కడ నేర్పిచ్చడం తక్కువంటండి. కాకపోతే. గేమ్స్ గానీ, లేదంటే పడుకోపెట్టడం గానీ ఇలాంటివెక్కువ చేయిస్తారంట. దానికి 1,00,000 ఎందుకు తీసుకుంటారు ఇప్పటికీ అర్థం గాదండి. నేర్పిచ్చేదైతే ఏముండదండి, కొత్తగా కూడా ఏమి కూడా.
అదే అండి. అవునండి. అందులోను ఈ చిన్న పిల్లలకి మనం రూ. 1,00,000 అంత బెట్టి వాళ్ల మీద ఎడ్యుకేషనల్ ఇన్వెస్ట్‌ జేయడం నాకు దెలిసినంత వరకు అంత కరెక్ట్ కాదండి. చిన్న పిల్లలు ఆడుకుంటూ లేదా నిద్రపోతూ అలా ఉండే దానికి అంతంత పెద్ద ఆహ్, స్కూల్స్ జాయిన్ చేపిచడం అనేది కూడా ఆలోచించాల్సిన విషయమే.
అవునండి. నిజమే అండి. ఇది మొత్తమంతా ఆలోచించాల్సిన విష ఆలోచించాల్సిన విషయమే. కాకపోతే పేరెంట్స్ ఏంటంటే, ఇప్పుడు మా పిల్లలు బాగా చదువుకోవాలి, పెద్ద స్కూలులో చదువుకోవాలి, ప్రైవేట్ స్కూల్‌లో ఇప్పుడు గవర్నమెంట్ స్కూలు మానేశారు గదండీ చాలామంది. ఎంతైనా సరే, ఎంత ఎంత ఆళ్లు కిందకున కిందలో ఉన్నా సరే మంచి మంచి చదువులు చదివించాలని ఇలాంటి ఎంత డబ్బులైనా సరే ఇంకా జాయిన్ చేస్తున్నారండి. తప్పక మరి.
అవునండి. అవునండి. మనకు అవునండి. మనకు చూస్తే దాదాపు ఒక 15 సంవత్సరాల క్రితమే అనుకుంటండీ. గవర్నమెంట్ స్కూలోలకి ఎక్కువగా పోతున్న పిల్లలు, వాళ్ల తల్లిదండ్రుల స్థోమత లేకపోయినా గూడా ఇంకా ప్రైవేట్ స్కూల్స్‌లోనే జాయిన్ జేపిచాలనుకున్నారు. ఎందుకంటే ఆ...
ఆ! అవునండి. అదే.
ఆ గవర్నమెంట్ స్కూల్స్‌లోనూ ఎడ్యుకేషన్ అనేది ఒక్కరు కరెక్ట్‌గా ఉంటే, మిగతా వాళ్లు కొద్దిగా సోమరితనంగా ఉండేవాళ్లు. చెప్పాలి, పిల్లలకి నేర్పించాలనే తపన వాళ్లలో లేదు.
అవును. నిజమే అండి ఇది మాత్రం.
అందుకని, ఈ ప్రైవేటు వాళ్ళొచ్చేసి ఇంకా ఈ బడ్జెట్ విషయంలో ఎక్కువ డబ్బులు అడుగుతున్నా కూడా, ఇంకా వాళ్ళ పరిమితిని మించి ఎక్కువ వాళ్ళకి కడుతూ, ఇంకా పిల్లల్ని అక్కడే జాయిన్ జేస్తా ఉంటుంటారండి.
బడ్జెట్. అదే కదండీ. ఇప్పుడు ఏంటంటే, గవర్నమెంట్ స్కూల్‌లో మానేసి, ప్రైవేట్ స్కూల్‌లో రాడం వల్ల. స్ట్రెంతెక్కువైపోవడం వల్ల ఇంకా డిమాండ్ పెని చేస్తున్నారండి. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్‌కి డిమాండలాగే పెరిగిపోతుంది కదండీ! మొత్తం అంతా.
అవునండి. మనం ఎక్కడ చూసినా కూడా ఈ ప్రైవేట్ ఇన్‌స్టిట్యూట్స్ అనేటివి ఆహ్, తల్లిదండ్రుల దగ్గర ఎక్కువగా డబ్బులునేటివి చాలా ఎక్కువగా వాళ్ళు తినేస్తున్నారండి అసలు. ఒక విధంగా చెప్పాలంటే డబ్బు తింటున్నారు అంటుంటాం అండి.
నిజమే అండి అసలు. చెప్పేది మాత్రం ఏముండదండి మాత్ మాత్రం. ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ చెప్పేది అక్కడ చెప్తారండి. కాకపోతే అండర్‌స్టాండింగ్ విధానం కొద్దిగా మారుతూ ఉంటంది. కాకపోతే మరదేంటో అర్థం కాదు. అంతా, వ్యతిరేకం. దీంట్లో దీంట్లో ఏముంది. ఇప్పుడు చెప్పాలంటే, గవర్నమెంట్ స్కూల్‌లో కూడా ఇంగ్లీష్ మీడియం కూడా పెట్టేస్తారు గదండీ! అయినా సరే పట్టించుకోవట్లేదండి పేరెంట్స్. పేరెంట్స్ కూడా కొద్దిగా ఆలోచించాల్సిన విషయమండి చెప్పాలంటే మొత్తం అంతా.
అవునండి. నిజమే అండి. ఆహ్, అయ్ అ అవునండి. మీరు చెప్పింది కరెక్టే. ఈ గవర్నమెంట్ స్కూల్స్ గూడా మీరు చెప్పినట్టు ఇంగ్లీష్ మీడియం అనేది స్టార్ట్ జేసినా గూడా, అయినా సరే గానీ అక్కడ మనకు చెప్పినట్లు ఒకరు బాగా చెప్తారండి. ఒక నలుగురు, ఒక ఆరుగురు టీచర్స్ ఉంటే వాళ్ళలో ఒకరు బాగున్న మిగిలిన వాళ్ళంతా, కొద్దిగా చెప్పాలనే తపనా లేదా ఆహ్, పిల్లలకి నేర్పిచ్చాలి. వీళ్ళు రేపటి భవిష్యత్తు అని అలాగా ఏం ఆలోచిచ్చట్లేదండి. కొద్దిగా ఎంతనుకున్నా
అవునండి. నిజమే అండి. ఆళ్ళ శాలరీ గూ ఏంటంటే వాళ్ళకి శాలరీ కోసం ఏదో చెప్పాలి. ఆ రోజు నైటు చదివేసి, తవతరొజోచ్చి ఏదో పాఠం చెప్పుకుంటు ఎళ్తన్నారు తప్ప పిల్లలకి అర్థమయ్యే రీతిలో గాని, ఇలాంటియి ఏమి చేస్తవారండి ఇప్పుడున్న జనరేషన్‌లో అయితే మొత్తానికి.
అవునండి. అవునండి. మనం ఈ గవర్నమెంట్‌లో జూస్తే ఈ పిల్లలకి నేర్చుకోవాలనే తపన తగ్గిపోతంది. అందులోనూ ఈ యొక్క ఇన్‌ఫ్రా‌స్ట్రక్చర్ గాని, బిల్డింగులు గూడా చాలా పాత బడిపోయి ఉంటాయండి. అవి ఇప్పడికి నడుస్త వుండాయి. చాలా ప్రమాదకరంగా ఉంటాయి. అందుకని లే తల్లిదండ్రులు గూడా వాళ్ళ ఆలోచిస్తన్నారనమాట. ఈ డబ్బులెక్కడెక్కడో పెట్టేది మనం ఇక్కడన్నా ఇన్వెస్ట్ చేద్దాం. పిల్లల ఎడ్యుకేషన్ దెగ్గర. హ్మ్. వాళ్ళకి ఆస్తులివ్వకపోయినా పర్వాలేదు. ఇలా చదువునేరర్పిపిద్దాం అని చెప్పి అనుకుంటుంటారండి.
అవునండి. హ్మ్. హ్మ్. చదువు నేర్పితే చాలు. అవునండి. ఇప్పుడేంటంటే ఇప్పుడు మరి ఇలా ఉంది కదండి! ఇప్పుడు జనరేషన్ అంత మరి డబ్బులెక్కువ తీసుకుంటున్నారు ఏవన్నా నేర్పిచ్ ఏ చిన్న విషయం నేర్పిచ్చాలన్నా ఎంతోకొంత తీసుకుంటున్నారండి. ఇప్పుడు ట్యూషన్ కూడా పెట్టుకోడం రోజుకి రూ. 1000 కూడా వసూలు జేత్తన్నారనుకో కొంతమంది. టీచర్స్ అయితే.
బ అవునండి.
మీరైతే ఒకేలా మీరైతే మీరు తక్కువ బడ్జెట్‌లో అంటే మనకు సరిపడగా అంటే కొద్దిగా చిన్న చిన్న బడ్జెట్‌లో మీరేమన్నా కొత్తగా నేర్చుకోవాలంటే మీరైతే ఏం జేస్తారండి?
అది హ్మ్. అదే అండి. నాకు కూడా నేను చదువుతున్న ఇంజినీరింగ్ కాలేజిలో మనకు తెలిసిందే అండి. స్కూల్లలో ఎలాగైతే ఫీజులుంటాయో, మనం ఒక్కసారి ఇంజినీరింగ్ కాలేజికొచ్చినా గూడా వాళ్లు అంతే విధంగా ఇలా మరీ 6 నెలలకొకసారి, సెమిస్టర్స్ బట్టి లక్షలు. కొన్ని కాలేజీలైతే అండి, ఒక సంవత్సరానికే 3,00,000, 4,00,000 కూడా వాళ్లు ఛార్జ్ అనేటివి చేస్తుంటారు. ఎందుకంటే ఈ హాస్టలు, ఈ కాలేజి ట్యూషన్ ఫీజు, ఈ సెమిస్టర్ ఫీజంటూ కలిపి చాలా పైపైన చెప్తుంటారండి.
హ్మ్. అవునండి. అవునండి. మేనేజ్‌మెంటూ అదే అండి. ఇప్పుడు ప్రైవేటూ కాలేజీ, ఇంజినీరింగ్ కాలేజీలో ఏంటంటే, అది మేనేజ్‌మెంట్ అని చెప్పి ఒక పేరుతో సీట్లన్నీ అమ్ముతున్నారండి. చెప్పాలంటే లక్షల లక్షలకమ్ముతున్నారు గదండీ చెప్పాలంటే.
అవునండి. ఆ! దాదాపు అన్ని లక్షలు పెడుతున్నా గూడా అక్కడ గూడా ఇదే పరిస్థితండి. ఒకరు బాగా చెప్తే, మిగిలిన వాళ్లు సరిగ్గా చెప్పలేని పరిస్థితి. అందులోనూ మనకు
అదే కదండీ! అప్పడికప్పుడు కొంతమందేంటంటే ఇంజినీరింగ్ పాస్ అయినోళ్లు కూడా ఇంకా టీచర్స్ సరిపోక, వాళ్లకే ఎంతో కొంత జీతం ఇచ్చి పెట్టేత్తున్నారు కదండీ! వాళ్లకేం తెలుత్తదండి కొత్తగా వచ్చినోళ్లకి?
అవునండి. అవునండి. అందులోను వాళ్ళకి వాళ్ళకి కొత్త ఈ ఫీల్డనేది ఈ పిల్లలకి కూడా ఈ స్కూలు, కాలేజు ఇంటరనేదివి ఎంతనుకున్నా అదొక డిఫరెంటు ఎ ఎన్విరాన్మెంటండి. బీటెక్కు, డిగ్రీ అనేటివి ఆహ్, ఇంకొక్క స్టెప్పు మనకు. ఈ అండర్ గ్రాడ్యుయేషను, పోస్ట్ గ్రాడ్యుయేషననేటివి. ఇక్కడ ఈ చదువు చెప్పే విధానం చాలా ఇంకా ఎక్కువగా ఉండాలి. అంటే ఇయి నేర్చుకోవాలి. ఎందుకంటే, మనం ఇంకొకరికి నేర్పించే స్టేజ్‌లోకి వెళ్తున్నాం కాబట్టి, ఇక్కడింకా బాగా డీసెంట్‌గా చదవాలి అనే ఒక ధ్యేయం మనకుండాల. కానీ, ఇక్కడ చూస్తే మనకు ఎవరు కూడా సరిగ్గా చెప్పరండి.
అవునండి. అవును. అదే గదండీ. చెప్పినా కూడా, ఏదో చెప్తున్నారు గానీ ప్రాక్టికల్‌గా ఇంప్లిమెంట్ చేయడానికి ఏది అవ్వట్లేదు గదండీ! రుజువవ్వట్లేదు చెప్పాలంటే.
నిజమే అండి. అలాగే నాకు కూడా, మా కాలేజీలో నాకు ఆహ్, పైథానని జెప్పి ఒక కోర్సుంటదండి. అది నేర్చుకోవాలని చెప్పి నాకెంతో తపన.
హ్మ్. ఏ అంటే అది ప్రోగ్రామింగ్ లాంగ్వేజని ఇప్పుడు కంప్యూటర్ సైన్స్‌లో అదే గదండీ!
ఆ! అదే అండి. కంప్యూటర్ సైన్స్‌లో పైథాననే ప్రోగ్రామింగ్ మీద, దీని మీద జాబ్ చేద్దాం అనే ఒక కోరికతో, అది నేర్చుకుందాం అని జెప్పి నేను కాలేజీ చేరితే, అక్కడ చూస్తే ఏమో దాన్ని నేర్పిచ్చేదానికి సరైన స్టాఫనేవాళ్ళు మాకు లేరండి. ఇంక నేను
ఓకే అండి. ఆ! ఓకే. ఉపాధ్యాయులు లేరంటారు. ఓకే.
ఆహ్, ఆ! నేనేం జేస్తనండి ఇంక కాలేజీకి అన్ని లక్షలు బెడుతున్నా అక్కడ నేర్పించేవాళ్లు లేరు అని జెప్పి ఇంట్లో చెప్పలేని పరిస్థితి. వాళ్లనడిగితే వాళ్లనడిగితే ఏమో మీలాగా 10థ్, ఇంటర్ లాగా గాదు ఇది మీరే చదువుకోవాలని జెప్పి అలా అనేయడం. మరి డబ్బులు గట్టించుకోవడం ఎందుకు?
నిజమే అండి. అవునండి. అలాగే మీరే చదువుకోవాలి. మేమే చెప్పడం చెప్పడం దాకే మేము. పైపైన చెప్తాం. మీది మొత్తం అంతా మీరే నేర్చుకోవాలి అంటున్ అంటున్నారంట గదండీ!
అదే అండి. అలా అనేస్తారండి ఒకే మాట. మరంతంత డబ్బులు గట్టించుకోవడం ఎందుకు? మేముగానీ పైపైనే గడతాం అంటే అప్పుడు మాత్రం వాళ్లు జవాబు చెప్పరండి. కట్టాల్సిందేను.
చెప్పరండి. అదే గదా! ఏమన్నా అంటే మళ్లీ అలాగా ఎగ్జామ్స్‌లో చూపిచ్చడం గానీ, ఆ కోపాన్ని ఇలాగ చేయడం గానీ చేస్తూ ఉంటారండి కొంతమందైతే.
అవునండి. ఈ స్టాఫనేవాళ్లు, ఈ ఇంటర్నల్ మార్క్స్, ఎక్స్‌టర్నల్ మార్క్సని జెప్పి కొన్ని దగ్గర్ల పిల్లలకి బాగా ఒత్తిడి బెట్టేస్తారండి. "మీరు మా మీద కంప్లైంట్స్ ఇచ్చారు గదా! ఇప్పుడు జూడండి, మిమ్మల్ని ఫెయిల్ జేసేస్తాము. మీరు ఎలా ఈ కాలేజీ నుండి బయటికి ఎళ్తారో చూస్తాం. ఇంకో నాలుగేళ్లైనా గూడా" అని జెప్పి ఇలా కొంతమంది ఉంటారండి.
అవునండి. ఆ! అదే కదండీ. భయం భయంతో ఉండాలండి. ఏం చెప్పలేము ఏం అడగలేం కూడా ధైర్యంగా.
అవునండి. మీరు చెప్పినట్లు చాలా భయం వేస్తుంటది. వాళ్లని ఏదైనా ఒక ఎదుటి ప్రశ్న అడగాలంటే, రేపు ఉద్యోగం సమయాల్లో కూడా "ఆ అబ్బాయిని తీసుకోబాకండి"
ఆ! ప్లేస్‌మెంట్ టైమ్‌లో కూడా మనల్ని సెలెక్ట్ చేస్తారా లేదా అని ఒక భయం ఉండిపోతదండి మనలో.
ఆ! ఖచ్చితంగా అండి. ఆ ముఖ్యంగా ఆ ప్లేస్‌మెంట్స్ టైమ్‌లోనే భయం ఏస్తదండి. ఈ 3, 4ఏళ్లు ఎంత ఒకటి అడుగులో అడుగేసుకుంటూ అన్నీ పాసవుతూ, మంచి మార్కులతో ఒచ్చినా, వీళ్లీ కోపాన్ని ఎక్కడో ఒకటి బెట్టుకొని ఆ ప్లేస్‌మెంట్స్‌లో ఉద్యోగం ఒచ్చే సమయాన ఏదన్నా ఇబ్బంది బెడతాడనే భయము ఇలా చాలా రకాలుగా ఉంటాయండి మనకు. ఈ డిగ్రీ, ఇంజినీరింగు ఈ పెద్ద పెద్ద కాలేజీల్లో గూడా ఇంకా నాకు కూడా ఒకపక్క అడగలేని బీస్ పరిస్థితి. ఇంట్లో ఏమో చెప్పలేని సిట్యుయేషను. చేతిలో ఏమో ఇంకా మనం స్టూడెంట్సే గదా! అంటే స్టూడెంట్స్‌గా ఉంటే మనకు ఆదాయం అనేది ఎక్కడి నుండొస్తదండి? అడిగిద
ఆ! అవునండి. నిజమే అది. అయ్యో! అదే కదండీ! అప్పటికి కూడా ఇంజినీరింగ్‌లో టైమ్‌లో కూడా మన ఇంట్లోనే ఎంతోకొంత ఏదో తీసుకుంటాం గానీ, మనసుకి అనిపిస్తదండి. ఇప్పుడు ఈ వయ్ ఇంత వయసొచ్చినా కూడా ఇంట్లో అడుగుతున్నాం అనే ఒక లోన ఒక బాధ ఉండిపోదండి అప్పటికి కూడా మనకి చెప్పాలంటే.
అవునండి. ఖచ్చితంగా అండి. ఇంత వయసొస్తుందా అంటే, ఒక 18 ఏళ్ళు దాటితేనే, మనుకు డబ్బులు అడగడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంటది. అంటే ఖర్చు
చాలా అంటే, చాలాండి.
ఖర్చుంటే అడగొచ్చు గానీ, మనా ఎక్స్‌ట్రనల్ అంటే, కాలేజీకి కడుతున్నారు సరే, అక్కడ చెప్పట్లేదని చెప్పి, నేను బయటెక్కడన్నా, కోర్స్ నేర్చుకోవడానికి, మళ్ళీ నాకు ఎక్కువ డబ్బులు బెట్టండి అంటే, అది చాలా ఇబ్బందిగానే ఉంటది గదండీ!
అదే కదండీ! వాళ్ళైన్నా ఎక్కడి నుంచని తెస్తారండి, అన్నన్ని డబ్బులు. ఇప్పటికే లక్షలు, లక్షలు, ఈ కొ మన కాలేజులు తగలేస్తున్నారు.
ఆ! అవునండి. ఇంక నేను కూడా, ఇంక అదంతా ఆలోచించుకొని మొదటగా నేనేం చేశానంటే, నేను నేర్చుకోవాలనుకుంటున్న పైథాన్ కోర్స్ మీద, ఏవైతే పాయింట్సును నేర్చుకోవాలంటే, ఏవేవి టాపిక్స్ నేర్చుకోవాలి. ఇవి ఎక్కడ నాకు ఆహ్, బాగా ఆహ్, రిసోర్సెసనేటివి దొరకతాయి. అని చెప్పి వాటి మీద ఆర్టికల్స్ గాని, లేకపోతే ఇంక లైబ్రరీస్‌లోకెళ్ళి, అక్కడ పైథాన్ బుక్సనేటివి దీసుకో వాటిల్లో చదవటం. అంటే, కాలేజిలోన్నప్పుడు ఈ సెమిస్టర్‌లకి గూడా నేను అలాగే జేసేవాడినండి. ప్రతి ఒక్క దాని మీద.
ఆ! చెప్పండి. ఆ! ఓకే. ఆ! అవునాండి? ఓకే. బావుందండి.
ఈ లైబ్రరీలకెళ్తే మనకు కొద్దిగా, ఫ్రీగా ఉంటదండి. అంటే, అమౌంటిన్వెస్ట్ చేయడానికి అవసరం లేదు. పుస్తకాలు కూడా మనకు బాగా లభిస్తాయి.
అంటే అవునండి. ఫ్రీగా చదువుకోవచ్చండి. ఇబ్బందికరంగా ఏముండదు కూడా.
ఆ! అవునండి. నేను కాలేజీలో మాక్సిమమ్ ఈ సెమిస్టర్లన్నీ పాస్ అవ్వడానికి ఒక కారణం, మా ఉపాధ్యాయులు పైపైనే చెప్పినా, దాన్ని ఇంకొద్దిగా డీప్‌గా వెళ్లి నాకు అర్థమయ్యడానికి సహాయపడింది మాత్రం ఈ లైబ్రరీలో ఉన్న పుస్తకాలను అని కా చెప్పొచ్చు. అలాగే ఈ యూట్యూబ్‌లో మనకు వీడియోలు కూడా ఉంటాయి కదండీ! మీరు గమనించుంటారు.
ఓకే. అవునండి. నిజమే. ఈ మధ్య నేంటంటే అందరూ పుస్తకాల కన్నా చెప్పాలంటే యూట్యూబ్ గానీ, గూగుల్ నుంచి గానీ, ఇంకా చాట్ జీపీటీ గానీ ఏయో వాడుతున్నారు కదండీ నేర్చుకోవడానికి చాలామంది. మీరు కూడా అలాగ ఏమన్నా నే యూట్యూబ్ నుంచి గానీ, ఏమన్నా వీడియోల నుంచి గానీ, కోర్సుల నుంచి గానీ నేర్చుకున్నారండి? ఫ్రీ కోర్స్ నుంచి గానీ, ఏమన్నా?
అవునండి. ఆ! నేర్చుకున్నాన నేర్చుకున్నానండి. ఈ పైథాన్ మీద యూట్యూబ్‌లో అయితే నాకు ఒక ఛానెల్ ఉండేదండి. తెలుసు కదా! అని చెప్పి ఒక ఛానెల్ ఉంటదండి. నేర్చుకో అని చెప్పి ఇలా కొన్ని అంటే వీటిల్లో ఆహ్, పైథాన్ గురించి బాగా క్లుప్తంగా అర్థమయ్యేలాగ నేర్పిస్తూ, అలాగే మీరు చెప్పినట్టు ఈ గూగుల్‌లో ఉన్న వెబ్‌సైట్స్ మనకు గీక్స్ ఫర్ గీక్స్ అని చెప్పి ఒక వెబ్‌సైట్ ఉంటదండి.
ఓకే. ఆ! అవునండి. విన్నాను. ఈ పేరు విన్నానండి. కొ ఫస్ట్ సె సెర్చ్ చేయగానే ఇదే ఒస్తదండి ముందుగా చెప్పాలంటే.
ఆ! అసలు చాలామంది విద్యార్థులకు సహాయపడుతున్న ఒక వెబ్‌సైట్ ఏంటంటే అదే అండి. గీక్స్ ఫర్ గీక్స్ అని. అది చాలా సహాయపడతది.
అవునండి. నిజమే అండి. నిజమే. డిస్క్రిప్షన్ గానీ, దాంట్లో కోడింగ్ గానీ మీరు చెప్పారు కదా పైథాన్ అని. దాని గురించి చాలా వరకు దాంట్లో నుంచే ఒస్తదండి. మాక్సిమమ్. అంటే నేను చాలా సార్లు దాంట్లోనే నేర్చుకున్నానండి. చూసాను నేను కూడా చెప్పాలంటే.
అవునండి. అవునండి. మరి చూసారు గదండీ! అది అటువంటి వెబ్‌సైట్ ఎంతమంది స్టూడెంట్స్‌కి చాలా సహాయపడతుందండి. అలాగే మనకు జావా ట్యుటోరియల్ అని జెప్పి మరొక వెబ్‌సైట్ ఉంటదండి. అందులోగాని...
అవునండి. అదే కదండీ! ఓకే అండి.
ఇవి 2 చాలా ఎక్కువగా పిల్ల అంటే పిల్లలకి నేర్చుకోవాలనుకున్నోళ్ళకి, ఈ టెక్నాలజీస్ గానీ, ఇంకా సాఫ్ట్ వేర్ బేస్డ్ మీద గాని, ఇంకేవన్నా కూడా చాలాగా ఆహ్, క్లుప్తంగా అందులో ఇన్ఫర్మేషననేది మాకు బాగా దొరొకద్దండి. ఇంకలానే మీరు చెప్పినట్టు, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సనేది వచ్చిన తర్వాత, ఈ ఛాట్‌జీపిటీ గానీ, లేదా జెమినీ ఏఐ అంటాం గదండీ! ఇవి గాని, వీటిల్లో అయితే మరీ ఇంకా మనం అడిగిన ప్రశ్నకి అడిగినట్లు సమాధానం రావడం. ఈ
ఓకే అండి. హ్మ్. ఆ! అవునండి. అవునండి. అదే కాస్తగా ఇంకా చెప్పాలంటే, గూగుల్‌లో అయితే మనం ఈటిల్లో అయితే మనం వెతుక్కోవాలండి. దాంట్లోకకెళ్ళి. ఇలాగే దీంట్లో చాట్‌జీపీటి మీరన్నారు కదా! జెమిని అని, దాంట్లో అయితే ఇంకా మేం మనం కొషన్ అడగానే దానికి తగ్గట్టు ఇంక మనం చదువుకునేలా ఒక ఆన్సరనేది ఇచ్చేస్తుంది గదండీ ఇప్పుడు.
అవును. అవునండి. అవునండి. మీరు జెప్పినట్టు ఈ గూగుల్‌లో ఏందంటే, ఎక్కువ ఇన్ఫర్మేషనుంటది, ఎక్కువ చదువుతున్నట్లుంటది. అంటే మనం అడిగిన ప్రశ్నకు అడిగినట్లు సమాధానం అనేది దాంట్
అవునండి. చాలా అంటే చాలా మ్యాటరుంటదండి.
ఆ! మనం అడిగినట్లు సమాధానం అనేది ఉండదు. మరి ఈ చాట్‌జీపీటీలో ఇప్పుడు మనకు ఆహ్, నేను పైథాన్ నేర్చుకోవాలనుకుంటున్నాను. నాకేం కావాలి? అంటే అదొక లిస్ట్ ప్రిపేర్ జేస్తదండి. నువ్వు ఎన్ని రోజుల్లో నేర్చుకోవాలి?
మనం చదవ హ్మ్. అవునండి. అవునండి. దానికి కూడా ఇంకా ఏంటంటే, షెడ్యూల్ కూడా ప్రిపేర్ జేస్తదండి. చెప్పాలంటే మనం షెడ్యూలడిగామంటే, మీరు మనం ఏ టైంకి ఏ రోజుకి ఏది చదవాలి? తర్వాత రోజు ఏం నేర్చుకోవాలి? ఇది కూడా అది కూడా రెడీ చేస్తుంది కదండీ! ఇప్పుడు మొత్తం అంతా అదే.
నిజమే అండి. మీరు చెప్పినట్లు ఈ చాట్ జీపీటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏవైనా గూడా యాహ్! మనం అడగతుంటే మనకు చాలా బాగా క్లుప్తంగా వివరిస్తూ, అలాగే మనకొక టైమ్‌టేబుల్ ప్రిపేర్ చేస్తూ, అలాగే మీరు జెప్పినట్టు ఇంకా కోడింగ్ నేర్చుకోవాలన్నా గానీ, కోడ్‌తో సహా మనకు స్టెప్ బై స్టెప్ ఏదైతే మనం అడగిజే ప్రశ్న, ప్రశ్న బట్టి అది జవాబిస్తదండి. ఇప్పుడు నేనే పైథాన్, పైథాన్ నేర్చుకోవడానికి నేను బీటెక్‌కి వచ్చినా కూడా నేను ఆహ్, నేను ఇప్పుడు ఒక 10థ్ క్లాస్ స్టూడెంట్‌ని నాకిప్పటి నుండే పైథాన్ నేర్చుకోవాలని ఉంది. ఎప్పుడో ఇంజినీరింగ్‌కి వెళ్తే నేర్చుకోవడం ఏంటి? నాకు ఇప్పుడు సెలవులున్నాయి, నేర్చుకోవాలనుకుంటున్నాను అని చెప్పి ఇలాగ దానికి వివరంగా చెప్తే
ఆ! అవునండి. అ! అవును. అవునండి. సెలవుల టైంలో ఇలాగ నేర్చుకోవడం అనేది కదా అది గొప్ప విషయం అండి చెప్పాలంటే. ఖాళీ సమయంలో కూడా.
అవునండి. అప్పుడది దానికి అంటే ఒక 10థ్ క్లాస్ పిల్లవాడికి ఎలా నేర్పిస్తే అర్థం అవుది అన్నట్టు అదే ఆలోచిచ్చుకొని అలాగ మనకు వివరిస్తూ, ఒక స్టెప్ బై స్టెప్ అసలు ప్రోగ్రామ్ అంటే ఏంది? అందులో పైథాన్ అంటే ఏంది? అసలు నువ్వు పైథానే ఎందుకు తీసుకోవాలనుకుంటున్నావు? ఇలా వివరంగా చెప్తదండి మనకు. చాలా సులభంగా ఉంటది గానీ. అలాగే మరీ ముఖ్యంగా ఈ చాట్ జీ
ఓకె. ఆ! అవునండి. నిజమే. ఆ విధంగా మీరేమన్నా ఇంప్లిమెంట్ చేశారాండి? అంటే ఇప్పుడు మీరు ఇలా ఫ్రీ రిసోర్సెస్ నుంచి నేర్చుకున్నానని చెప్పారు కదా! తక్కువ బడ్జెట్‌లో ఇలాగ చాట్ జీపీటీ నుంచి. అలాగే మీరేమన్నా ప్రాజెక్ట్‌లు గానీ చేసి, లేదంటే జాబ్ గానీ కొట్టడం ఏమన్నా జరిగిందా అండి?
అవును. అవునండి. అవునండి. ఆ! అదే చెప్పబోతున్నానండి. మీరు అది చెప్పిందికి ఇప్పుడు కరెక్ట్‌గా ఉందండి. ఈ చాట్ జీపీటీ ద్వారా ఈ ప్రోగ్రామింగ్ నేర్చుకున్నాక, ఒక చిన్న చిన్న కోడ్ రాయడం మొదలుపెట్టి, దాంతో ఒక ప్రాజెక్ట్ చేసేంత వరకు కూడా వచ్చానండి. అదీ మొదటిగా అయితే నాకు
ఆ! చెప్పండి. చెప్పండి. ఓకే. అబ్బో! ఓకే. చాలా గొప్ప విషయం అండి ఇది.
అవునండి. ఈ ప్రాజెక్ట్ చేయడానికి చాలా వివరంగా నేర్పిస్తూ, ఆ స్టెప్ బై స్టెప్ నేర్పిస్తూ. దీనివల్ల నాకు ఒక ఇంటర్న్‌షిప్ రావడం నాకు మంచి అవకాశంగా అయిందండి.
ఆ! ఓకే. అవునండి. బావుందండి ఇదేదో. తర్వాత ఏమన్నా జాబ్ ట్రయల్స్ గానీ, ఏమన్నా ట్రై జేశారాండి మొత్తానికి?
మనం అంటే ఇప్పుడు ట్రై జేస్తా ఉన్నానండి. కానీ నా రెజ్యూమ్‌లో చెప్పుకోవడానికి నేను ఏవైతే పాయింట్స్ బెట్టానో ఇవన్నీ నేను చాలా సులభంగా, కాన్ఫిడెన్స్‌గా చెప్పగలనండి. నా బడ్జెట్‌లో అన్నీ కరెక్ట్‌గా నేర్చుకున్నాను.
ఓకే. ఓకే అండి. అంటే ఎక్కువ ఎక్కువ పెట్టకుండా ఇలా చాట్ జీపీటీ నుంచి మీరు బాగా మొత్తానికి నేర్చుకున్నారనమాట అయితే.
అవునండి. చాట్ జీపీటీ అనొచ్చు, గూగుల్ అని చెప్పుకోవచ్చు, లేదా గీక్స్ ఫర్ గీక్స్ వెబ్‌సైట్స్, యూట్యూబు ఇలా లైబ్రరీలో ప్ ప్రతి చిన్న దాని నుండి నేను నాకు కావాల్సిన ఇన్‌ఫర్‌మెషన్ నేర్చుకున్నానండి.
అవునండి. అవునండి. కరెక్టే అది. గొప్పగుందండి గొప్పగుందైతే. మీ పరిమిత బడ్జెట్‌లో నైపుణ్యాన్ని ఎలా నేర్చుకున్నారో? <smacks lips> అసలు ఎంత క్లుప్తంగా మాకు చెప్పినందుకు చాలా ధన్యవాదాలండి.
నాకు కూడా చాలా సంతోషంగా ఉందండి. మీతో వివరంగా పంచుకున్నందుకు. ధన్యవాదాలు.
నాకూ కూడా అండి. ధన్యవాదాలు.